అవునండి. ఆ స్కిల్లు వూర్కనే ఫ్రీగా నా స్కిల్ నేను ఇంకొకళ్ళని ఎందుకు ఇవ్వటం అనేది కొంగకి అనుకుంటుంది. అవునండి.
కొంగకి. కొంగ తాలుక బుద్ధి అలాంటిదన్నమాట. "ఒద్దోద్దు నా స్కిల్ నా దగ్గరే ఉండని, నేను నీకిచ్చామనుకో, నువ్వు కూడా ఇంకిలాగ చేసుకుంటావు కదా!" అని చెప్తుంది. "నీకు చేప కావాలంటే నేనూ నీకిస్తాను. రేపు మాత్రం నువ్వు ఫలానా ఈ టైంకి రావాలి" అని చెప్తుందన్నమాట. కో దీంతో ఆహ్, ప
అవునండి. అవునండి. ఆ! అంటే చేప ఇస్తాను అని అగ్రీ అవుతుందన్నమాట. ఫైనల్‌గా కొంగ. కాకపోతే ఒక టైం ఒక టైం పెట్టుకుంటుంది దానికి.
అగ్రీ అవుతుందండి. అది అందుకే ట్విస్ట్ చూడండి. టైం పెట్టుకుంటుంది. గానీ మీరు ట్విస్టిక్కడ చూడవలసిందేంటంటే. "నువ్వు రేపు స ఫలానా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రా! ఒచ్చాక నీకు ఆహ్, ఒక చేపని నేనిస్తాను నేను. నువ్వెంతో ఇష్టపడుతున్నావు కదా!" అంటుంది. అప్పుడేం జేస్తుంది? అప్పుడు తి
ఓకే, ఓకే. ఓకే. ఓకే, ఓకే. ఓ ఆ టైమే పర్టిక్యులర్‌గా ఇస్తుందన్నమాట. సాయంత్రమే సూర్యోదయం సూర్యాస్తమయం తర్వాతనా?
హ్మ్. "సూర్యాస్తమయం తరువాత నువ్వు రా, నువ్వొస్తే నీకు ఈ చేపని ఇస్తాను. ఒక చేపని. ఆ చేపని నీకు ఇష్టం కాబట్టి చేపను నువ్వు తినొచ్చు."
ఓకే. ఓకే, ఓకే. హ్మ్. తే తే తినొచ్చు అనేసి నీకు కూడా ఆఫరిస్తున్నాను. నేనేంటి నా స్కిల్ నేను దాచుకోవట్లేదు. నా దగ్గర నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను.
అనే అది నాటకం ఆడుతుంది.
ఓకే, ఓకే. నాటకం అన్నమాట ఇదంతా. ఓహ్! ఓకే. ఓకే, ఓకే.
అది మీకు ఆ! అది ట్విస్ట్ మీకు తెలుస్తుంది. అప్పుడు ఏం జేస్తుంది? ఒక సన్నటి గాజుది ఇదుంటుంది గదా! మనకి గా దాన్నేమంటారు, ఇంతకు ముందు య యాసిడ్స్ అవి టెస్టులు జేస్తారు కదా!

అవును. అవునండి. యాసిడ్ టెస్ట్‌లు.
సన్నగా ఆ! సన్నటి గాజూ దీంట్లో ఆ ఫిష్ష్‌ని పడేస్తుంది. అంటే, అదా దానికెలా ఒచ్చిందీ, అది ఏం దానికి మనం చెప్పడానికి లేదు. అంటే కథలో అలాగా చెప్పడవనమాట.
ఓకే. ఓకే. ఓకే. ఆహ్, ఆ సన్నటి ఒక గాజూ ఓ కూజా టైపులో, గాజు కూజా టైప్‌లో ఉన్నదాన్నీ ఫిస్ ఓకే. ఓకే.
ఆ! సన్నటి కూజా. చి ఓన్లీ చా‌పే పట్టేటట్టు.
అంటే, ఓన్లీ కొంగమూతే వెళ్ళేటట్టు అందులో.
ఆ! కరక్ట్. ఓన్లీ కొంగమూతే వెళ్తుంది. అది ఓన్లీ చేపకే అది అవుతుంది.
ఓకేకె. ఓకే. ఓకే. ఓకే.
దాన్నెదురుగుండా పెడుతుంది. పాపం ఎంతో ఆశతో ఈ చాపేంచ్ ఈ ఈ ప పిల్లేంజి ఆహ్, దాని దేరికెళ్తుంది, కొంగ దేరికి. కొంగ బావ, కొంగ బావ నువ్వన్నట్టు నేను ఈ టైంకొచ్చెశాను, సూర్యాస్తమం అయిపోయింది. నాకిప్పుడు ఆ చేపనివ్వు అంటే, ఓకే. తప్పకుండా. కూర్చో, అని జెప్పి, ఈ ఈ గ్ల గ్లాస్‌ది అక్కడ పెడుతుందనమాట. పెట్టేసరికి
ఓకే. ఆహా! ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. అంటే, ఇక్కడ కొంగా డైరెక్ట్‌గా నేనివ్వను అని చెప్పకుండా, మొహమాటక్ పూర్వకంగా ఇట్లాంటిదంతా నాటకమాడుతుందనమాట.
అన్ చెప్పక్ నాటకమాడుతుంది. అప్పుడు చూసీ షాకవుతుంది పిల్లి. ఇదేంటిదీ ఇ నువ్వు ఇంత సన్నటి వాటిల్లో పెట్టుకుని నా బుర్రే దూరదు గదా! ఆ బుర్ర దూరకపోతే, నే ఫిష్‌ని ఎలా తింటాను, అంటది. మరదే కదా లెక్కా, ఇప్పుడూ మరీ నేను నాకు కూడా నా బుర్ర కూడా వెళ్ళదందులోని.
ఓకే. ఓకే. అవునండి. ఓకే. అవును.
నా బుర్రలో వెళ్ళపోతే నేనెలా తినాలి, నా ముక్కేదో ఉంది గాబట్టి నేను తినగలుగుతున్నాను. మరి నీకైతే ఆఫరిచ్చాను. నువ్వడిగావు, నేనెచ్చి ఫిష్ష్‌నే నీకిచ్చాను. నువ్వు మరి ఎ ఎలా తింటావనేది అది నీ ఇష్టం. అదే
అవును. ఓకే అండి. ఆ! అవును. అంటే, ఒకవైపు ఆఫరిచ్చినట్టిచ్చి, నో చెప్తున్నారనమాట.
ఆ! నో చెప్తున్నారు. అంటే ఇక్కడ
ఆ! నోటితో పలకరించి నొస నొసటితో వెక్కిరించారన్నట్టుగా ఉంది. ఇదేదో.
ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇందులో నీతి ఏంటంటే, తన స్కిల్ల్‌ని ఇవ్వడానికి ఇష్టబట్టల్లేదు. అది తనకీ భగవంతుడిచ్చిన...
అవునండి.
ఆహ్, వరం.
అదోక వరం. అవునండి.
పోనీ అలాగనీ, ఆ స్కిల్లుతో మాములుగా ఒక డబ్బా మీద పెడ్తే, అది తింటుంది కదా!
అవునండి.
అలా తిననివ్వట్లేదు. అంటే, దాని బుద్ధి అలాంటిది, వక్ర బుద్ధి.
ఆ! హ్మ్. అవునండి.
అంటే, తనకీ సహాయం చేసే గుణం లేదు, చీటింగ్. అంటే, ఇంకోటేంటంటే చీటింగ్ చేస్తుంది.
అవునా!